<chuckles> ఆ! ఇప్పుడు కొంతమందికి చూసుకుంటే, సడన్‌గా అర్ధరాత్రి మెలుకువొస్తది. నిద్రపోయేటప్పుడు కరెక్ట్‌గా టైంకే పడుకుంటారు తొమ్మిది పదింటికి. అర్ధరాత్రి పదకొండి ఆహ్, ఒకటింటికో, రెండింటికో అలా మెలుకువొస్తది. తర్వాత నిద్ర పట్టడమనేది కష్టమైపోతది. దానికొక రీజన్ అంటూ ఉండదు. మెలుకువొస్తది ఇగ నిద్ర పట్టదు. అటువంటి సందర్భాలేమైనా ఎదుర్కొన్నారా మీరు?
హ్మ్. అవును. అవును. హ్మ్, హ్మ్. అవును. ఉండదు. ఉండదు. ఆ! ఖచ్చితంగా. నాకైతే ఆ! ఒక్కసారి లేచానంటే నిద్ర పట్టదండి. ఇంక పడుకుంటే మాత్రం ఇంక అలా పడుకుండి పోతాను గాని కుంభకర్ణుడి‌లాగా, లేదంటే ఒక్కసారి లేచానంటే నేనింక నిద్రపోను. ఆ ఇంక పగలు బాధలన్నీ
ఓకె. అవును. హ్మ్. మరప్పుడు ఏంజేస్తారండి మళ్ళీ తిరిగి నిద్రపోడానికి?
<giggles> ఇంక ఇంకేమి చేసినా రాదంటది నిద్ర. పగలు బాధలు, రేపటి చేయాల్సిన పనులు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నా బ్రెయిన్, నా మాట వినదింక.
ఆ! హ్మ్. ఓహ్! ఓకె, ఓకె. అ అంటే ఇప్ హ్మ్.
ఇంక ఒక 1 అవర్ అలా ఆలోచించి, ఆలోచించి ఇక ఇంక నిద్రపోతానన్నమాట.
హ్మ్. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే, రేపటకన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటేనే ఇగ వాళ్ళకి నిద్రొస్తది. ఆ ప్లానింగ్ అనేది నెక్స్ట్ రోజు కోసం చేయలేదు అంటే ఇగ నిద్ర రాదు. ఆ ప్లానింగ్ అంతా పక్కాగా డైరీలోనో, లేకపోతే ఏదైనా ఫోను యాప్‌ లోనో ఆహ్, నోట్ చేసి పెట్టుకుంటారు. అట్లా మీకేమైనా అలవాటుందా?
ఆ! ఆ! అవును. అవునవును. హ్మ్. హ్మ్. అవును. ఆ! లేదండి. మనమంతా గో విత్ ఫ్లో అంటారు జూసారా? ఆ సమయానికది రాసిపెట్టుంది. అదయిపోవాలి లేదా మనకి ఒక పని ఈ సమయానికి అప్పజెప్పారు అంటే అది పూర్తి చేయాలి. అంతేగాని ఈ సమయానికే ఇది అయిపోవాలి అని నేనైతే పెట్టుకోను. కానీ అది మంచి పద్ధతి అని నేను నమ్ముతాను. ఎందుకంటే, జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మనమొక దేనిలోనైనా సక్సెస్ అవ్వాలంటే, ఓహ్, డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం.
<chuckles> హ్మ్. హ్మ్. ఓకె. అదె. హ్మ్.

భోజనం ఏడున్నరకల్లా అయిపోతే ఏంటంటే మనం పడుకోబోయే సరికి ఆహారమనేది సగమన్నా అరిగిపోవాలనమాట. లేదంటే కొంచెం ఆరోగ్య సమస్యలు, కొంచెం వయసు పెరిగిన తరువాతొస్తాయి. వయస్సులో ఉన్నప్పుడు ఏమి రావనుకోండి. వయసు పెరిగిన తరువాత ఆరోగ్య సమస్యలోస్తాయి. కాబట్టి ఏడున్నరకల్లా ఆహారం ముగించేసుకున్న తరువాత ఇంకా ఏదన్నా మొ కొంతమందికేమో పాటలు వింటే నిద్రొస్తుంది. కొంతమందికి పుస్తకాలు చదివితే నిద్రొస్తుంది. నాకు మాత్రం మంచి పుస్తకం, ఏదైనా. అది సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదా వ్యక్తిత వ్యక్తి వ్యక్తిత్వానికి సంబంధించిందవ్వచ్చు. ఏదైనా గాని ఒక మంచి పుస్తకం.
హ్మ్. కరెక్ట్. కరెక్ట్. అవును. అదే. అదే. హుహు. కరెక్ట్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇంగ అలా చదువుతూ చదువుతూ నిద్రపోతాననమాట. ఖచ్చితంగా 8 గంటలు నిద్రుండాలి.
ఓకే. ఓకే. అంటే మామూలుగా కొంతమంది ఆహ్, బుక్ చదివేటప్పుడు ఆహ్, నవలలు అలా చదువుతున్నారనుకోండి ఆహ్, స్ ఆహ్, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్న నవలలయితే రాత్రి ఎంత టైమైనా సరే అది కంప్లీట్ చేసి పడుకోవడానికే ఇష్టం జూపిస్తారు. సో మీరలానే చేస్తారా? లేకపోతే కొంచెం బోరయ్యే బుక్స్ చదవడానికి ఇష్టపడతారా? కొంతమంది పిల్లలేం జేస్తారంటే నిద్ర బట్టకపోతే సోషల్ స్టడీస్ బుక్ ఓపెన్ జేసి చదువుతారు. నిద్ర తొందరగొస్తదని.
హ్మ్. హ్మ్. అవును. వాస్తవం నేను అదే జేస్తాను. చిన్నప్పుడు నేను అదే జేసేదాన్ని. ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆటెన్షన్ వల్ల నిద్రొచ్చేది గాదు, అలాంటప్పుడు నిజంగా నేను నా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మీరు చెప్పిన ట్రికే ఫాలో అయ్యాను. ఆ సోషల్ తీస్తే అబ్బా! ఎంత ప్రశాంతమైన నిద్రో. హ్మ్. అంత మంచి నిద్రొస్తుంది. నా ఇప్పుడైతే అప్పుడు అది ఆహ్, సోషల్ స్టడీస్ బాగా సహాయం జేసింది. కానీ, ఇప్పుడేంటంటే ఆహ్, మన ఇతిహాసాలున్నాయి.
<chuckles> ఆ! <chuckles> నిద్ర తన్నుకుంటూ ఒచ్చేస్తది. ఓకే. హ్మ్. ఇతిహాసాలు అంటే సాంస్కృతిక మ ఓహ్! అవా? ఓకే. ఓకే. ఓకే.
ఇతిహాసాలు అంటే మహాభారతం, మహాభారతం, రామాయణం. ఇవి ఇవేంటంటే ఆ! అవి చదువుతానన్నమాట. ఎక్ కొంచెం <smacks lips> మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే
అవి చదువుతారా?